మనం మన ఆరోగ్య ఆహ్, కారణాలు పే పే పే పెంపొందించుకుందుకి ఎన్నో థెరపీలు తీసుకుంటూ ఉంటాం. మానసికంగా గాని. లేదా మనకి ఆహ్, శరీరకంగా గాని ఎన్నో థెరపీలు తీసుకుంటూ ఉంటాం. అలాంటి థెరపీల మీద నీ అభిప్రాయం ఏమిటి చెప్పగలరా?
అవునండి. కచ్చితంగా. హ్మ్. అవునండి. హ్మ్. ఆహ్, థెరపీ అంటే అండి. మనకి చాలా మందికేంటంటే అంటే. ఆహ్, అంటె థెరపీ తీసుకుంటున్నాం అంటే. అదేంటి నాకేమైనా పిచ్చుందా. అనే భావన అనేది వచ్చేస్తదన్నమాట ఆటోమేటిక్‌గా.
ఆ! అలా కూడా అంటా. అవును. కొంచెం గబుక్కున అలాంటి ఐడియా వస్తూ ఉంటుంది. అవును. అవును.
నీ నిజంగా. అంటే <chuckles> అంటే ఈ కాలంలో మనుషులు ఎలాగంటే. పాజిటివ్ థింక్ జేయకుండా నెగెటివే ఆటోమేటిక్ థింక్ చేస్తారు.
నెగెటివ్ అన్నది గబుక్కున అది తడుతూ ఉంటుంది చాలామందికి. ఆ!
నిజంగా అండి. నిజంగా. అది అలాగే ఇప్పుడు నాకేమైనా పిచ్చుందా అని చెప్పి ఒక చిన్న భావన అనేది వచ్చేస్తుంటది. కానీ నా దృష్టిలో ఏంటంటే అండి. థెరపీ అంటే మన ఆహ్, మనసుకు ఒక డాక్టర్‌ని కలవడం అండి నార్మల్‌ జెప్పాలంటే. అంటే నిజమైన డాక్టర్ అవ్వొచ్చు. ఆ డాక్టరులు మనమే మనకు కూడా అవ్వొచ్చు అన్నమాట. అంచెప్పి
అవును. అది. చాలా బా చెప్పావు. అవును. ఒక ఆ! అంటే హిప్నోటైజింగ్ ఆర్ హిప్నోటైజ్ చేసుకోవడం అన్నమాట. మనసే అది. అలాగ అంటావా? అది.
ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంతే అండి. మీరు ఇప్పుడు ఇందాక ఏమైనా మన హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్‌ని కలవాలి. అదొక శారీరకంగా అదొక థెరపీ అంటే మన హెల్త్ వైస్ నార్మల్‌గా ఉండడానికి. అంటే మనము ఇలాంటి డిప్రెషన్ కానివ్వండి యాంక్సియస్ అవ్వడం కానివ్వండి. మనకి మనమే అది తొలగించుకోవడానికి మనం థెరపీస్ కనుక్కోవాలండి. కొంతమందికి పాటలు వినడము, డాన్స్ చేయడము, స్టోరీస్ రాయడం.
ఆ! ఆ! ఆ! అవును. అదే ఎంత బాగా చాలా బావుంది ఆ విషయం. అంటే మనకు మనమే ఆ థెరపీని ఆహ్, సృష్టించుకుని. మనం దాన్ని నుంచి ఒత్తిడి నుంచి బయటపడ్డాం.
హ్మ్. అలాగండి. హ్మ్. అంతే అండి. అది దాన్ని థెరపీ అంటారండి. థెరపీ అంటే చాలా మందికి ఆహ్, అంటే మెంటల్‌గా వీకున్నోళ్ళకి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ని థెరపీ అని అంటారు. కానీ ఖచ్చితంగా అది కాదండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు చాలా మంది థెరపీ అంటే ఏమైనా పిచ్చా
ఆ! అదే. అదే. నువ్వు ఎప్పుడైనా అలాంటి థెరపీ నీకు నువ్వు పెట్టుకుని. ఆ నియమాలని బయటపడిన విషయం ఏమైనా ఉందా?
హ్మ్. ఓకే. చాలా సార్లు ఉన్నాయండి నాకు. అంటే మన పని పరంగా కానివ్వండి. ఎస్పెషల్లీ మనకి చిన్నప్పుడు ఆహ్, వ్ విద్యా పరంగా అండి. అంటే స్టడీస్‌లో అంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి. హాల్ఫ్ యర్లీ ఎగ్జామ్స్ అనో యాన్యుయల్ ఎగ్జామ్స్ అనో రకరకాల అవి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఒక సైడ్ ఏమో ఆహ్, మన టీచర్స్ నుంచి ప్రెషర్ ఎక్కువ అయిపోతది. పేరెంట్స్ సైడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది.
హ్మ్. అవును. ఆ! అన్ని వైపులా మనకి ఒత్తిడి బాగా పెరిగిపోతుంటుంది. ఆ విద్యార్థికి. అవును. ఆ!
చాలా ఒత్తిడి అండి. చాలా ఒత్తిడి అండి. అంటే అది పాస్ మార్క్‌లే కాదు మనకంటూ ఒక మార్క్ ఉండాలి. మంచి మార్క్‌లు రావాలి. అని చెప్పి చిన్న మనకంటూ మనం కూడా. ఓ తెలియకుండా ఒత్తిడి అనేది పెట్టేసుకుంటాం అన్నమాట.
అని. అవునవును. అది. అలా నీకు జరిగింది. ఒకసారి నువ్వు ఆ ఒత్తిడికి గూ గురయ్యావు అది.
ఎక్స్‌పెక్టేషన్స్ అని. హ్మ్. గురయ్యానండి. అంటే అప్పుడు నేను పదో తరగతి చదివేటప్పుడు. మనకి పదో తరగతి అంటే మనకు ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి కదండీ మనము. హ్మ్. దానికంటే ముందు మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని చెప్పి పెడుతూ ఉంటారండి స్కూలులో.
హ్మ్. అవును. అంతే కదా! అది. అవును. అది కూడా ఉంటుంది. అవును. ఆ!
హ్మ్. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడండి. అంటే, చాలా మంది ఎలాంటి రకరకాలుగా మాట్లాడేవారంటే, ఇప్పుడు కానీ, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో కానీ, నువ్వు చక్కగా రాయకపోతే, నీకెన్ని మార్క్స్ అంటే ఇప్పుడు 70 మార్కులొచ్చాయంటే నీకు బోర్డ్ ఎగ్జామ్స్‌లో 65 ఒస్తాయి. అంటే అలాగా
ఆ! ఆ! అదే. అంటే ప్రీ ఫైనల్స్‌లో ఖచ్చితంగా ఒక మంచి మార్కులనేవి రావాలి అని అందరూ నిశ్చయించేసేవారు అందరూను. ఆ!
హ్మ్. అంతే. అ అంతే అండి. ఎందుకంటే ప్రీ ఫైనల్ లోనే ఎంతొస్తయో బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అంతే ఒస్తాయి నీకు అన్నట్టు చెప్పేవారండి. హ్మ్. ఇంచుమించు, అంతే అండి. ఇంచుమించు మార్కులొస్తాయని జెప్పి అనేవారు. అంటే, నాకేమో భయమేసేది. నాకేమో ప్రీ ఫైనల్‌లో అంత బాగొచ్చేవి గాదు. అయ్యో! ఇప్పుడు నాకు బోర్డ్ ఎగ్జామ్స్ గూడా నెల రోజుల్లోనే ఉంది. ఎలాగని జెప్పి అనుకునేవాడిని. అయితే ప్రీ ఫైనల్‌లో నాకు ఆహ్, 70, 75, 72 ఒచ్చాయండి మొత్తం 3 ప్రీ ఫైనల్స్‌లో.
దెగ్గర దెగ్గరగా అలాగే ఒస్తాయని చెప్పి నిశ్చయించేవారు. ఆ! ఇంచు మించు. అది. అవును. పర్వా బానే ఒచ్చాయి. <giggles> అంటే అ నాట్ బ్యా అంటే కొంచెం 70 అంటూ దాటాయి అక్కడ. అది.
కానీ, అంటే ఎలాగంటే అండి హ్మ్. దాటాయండి. 70 దాటాయి. కానీ, నాకెప్పుడు ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు గానివ్వండి, మన హాఫ్ ఇయర్లీ కానివ్వండి, మన క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఆ ఆ సమయంలో 85, 90 వరకొచ్చాయండి నాకు.
అవును. అసలు అలా ఒచ్చేవి కాస్త ఈ ప్రీ ఫైనల్లో ఆ ఒత్తిడికి గురయ్యో ఏమో, మరి కొంచెం తగ్గాయి. అది.
హ్మ్. అంటే, ఒత్తిడొకటి జెప్పొచ్చండి. మళ్ళీ ఈ రకరకాల మనుష్ చాలా వ మనుషులు రకరకాలుగా చెప్పడమొకటి. పైగా చాలా అన్నీ సబ్జెక్ట్స్, అన్నీ చాప్టర్స్, అన్నీ లెసన్స్ కలిపి ఒకటేసారి బెట్టేసరికి నాకు ఒత్తిడనేది ఎక్కువైపోయిందండి చెప్పాలంటే.
అవును. అవును. అది ఆ! దాని వల్ల కూడా కొంచెం నీవు కొంచెం చిన్న కొంచెం ఆ 85 కాస్త 70కి దిగిందక్కడ.
హ్మ్. హ్మ్. 75కి 70, 75కి ఎళ్ళిపోయిందండి అది. తరువాత ఒకటే అనుకున్నానండి, ఇప్పుడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్సనేది నా చివరి ఎగ్జామ్స్ కాదు. బోర్డ్ ఎగ్జామనేది ఇంపార్టెంటు, ముఖ్యమైన ఎగ్జామ్ అననుకున్నా.
వెళ్లిపోయిందది. అది. అవును. చాలా ఖచ్చితంగా ఆలోజించావు నువ్వు. కరెక్టది. అవును.
ఖచ్చితంగా ఆలోచించానండి. మళ్ళీ ఇంకొకటేంటంటే నాకు దగ్గర దగ్గర 40 రోజులు సమయం ఉంది.
అవును. అంతే కదా! ఆ!
అంతే అంటే అప్పుడే నాకు చాలా ఒత్తిడయిపోయిందని నేను రాయగలుగుతానో లేదో అని జెప్పి 2, 3 రోజులు చాలా ఇబ్బంది బడ్డాను. హ్మ్.
కానీ, అన్నీ పావల పాఠాల మీద పరీక్ష పెట్టినా 70 పైగా ఒచ్చాయంటే మంచిదే నీకు అసలు. అది. అని. కానీ నీకు నువ్వు తృప్తిగా లేదు ఆ మార్కులు. అది.
హ్మ్. ఆ! మంచిదే అండి. కానీ, అ అంటే నాకు ఈ <giggles> అవునండి. అవునండి. మా తల్లిదండ్రులకు తృప్తి లేదు. టీచర్స్ నుంచి తృప్తి లేదు. నాకు నాకు తృప్తి లేదనమాట. ఎందుకనంటే
అంటే, నీ మీద వాళ్ళకి బాగా గురి. అది. బాగా తెచ్చుకుంటావని, ఆ ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోయాయి. అది.
ఆ! ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయండి. పెరిగిపోయాయండి. బాగా అంటే, మరీ 85 గాకపోయినా 80-85 వరకన్నా తెచ్చుకునే సత్తా ఉంది, కేపబిలిటీ ఉందని జెప్పి వాళ్ళనుకునేవారనమాట.
ఆ! అవును. అనుకునేవారు. అది.
అయితే, ఒకటనుకున్నానండి నేను. అంటే, వేరే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మీద ఆహ్, డిపెండ్ అవ్వకూడదు. నాకు నేను, నా సత్తా ఏంటో నాకు నేను తెలుసుకొని, నేను చదువుకొని, దాని తర్వాత ఎక్సామ్ రాస్తాను అని జెప్పి నేననుకున్నాననమాట తరువాత.
అది. అది ఆ దృఢ నిశ్చయంతో నువ్వు అలా అనుకున్నావు. చాలా మంచిదది విషయం.
హ్మ్. అలాగ, అలాగ అలాగనుకున్నానండి నేను. తరువాత ఒత్తిడి అదంతా అయిపోయిన తరువాత కూర్చొని అన్నీసబ్జెక్టులు, అన్నీ చాప్టర్స్, అన్నీ లెసన్స్ జూసుకున్నానండి. నాకు ఏది బాగొచ్చు, ఏది దేని మీద ఎక్కువ ధ్యాసింకా పెట్టాలి, కాన్సన్‌ట్రేషన్ పెట్టాలి అని ఒక్కసారి రాసుకున్నాను. విభజించానండి. ఏది బాగొచ్చు, ఏది మిడి మీడియంగా ఒచ్చు, ఏది అసలకి రాదు. అన్నీ అన్నట్టు నేను విభజించుకొని ఎక్కువ రాదు, కొంచెం ఒచ్చు దాని మీద ఎక్కువ కాన్సన్‌ట్రేషన్ చేసి మళ్ళీ ఒచ్చే మన బోర్డ్ ఎగ్జామ్స్ ముందు రోజున ఎక్కువ ఒచ్చిన దాని మీద ఆహ్, రివిజన్ ఎక్కువ చేసేవాడిననమాట నేను.
అవును. అవును. అది. విభజించావు అది చక్కగాను. ఆ! అవును. అది. అది. అది బావుంది కదా! అసలు అలా అది డెసిషన్ టైం తక్కువున్నప్పుడు అలా చేసావు. అది. కావాలి, ఎక్కువ టైం కావాలన్నవి నువ్వు కొ కొంచెం వెనకబడినవి బాగా చదువుకున్నావు ముందే.
నిజంగండి. హ్మ్. అవునండి. ఈ 40 రోజుల్లో కొంచెం కవర్ జేయగలిగాననమాట. ఎందుకంటే అండి మనకి ఆహ్, మన ఫైనల్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి మనకొచ్చు మొ మనకొచ్చిన ఆన్సర్‌లెలాగైనా రాసేస్తాం అని ఒక నమ్మకముంటాదనమాట.
అది. అవును. అవును. అది కరెక్ట్ అవును.
మరి రాదు అన్నది ఎప్పుడన్నా కనిపించిందంటే అయ్ మన ఒచ్చింది కూడా ఎళ్ళిపోతూ ఉంటాదనమాట. ఆ బుర్ర నుంచి. <giggles> ఆ!
అది నిజం <chuckles> కరెక్టు. అందుకే ముందు అవన్నీ కవర్ జేసేసుకున్నావు. రానివన్నీ కూడా బాగా చక్కగా చదువుకున్నావు.
కవర్ జేసేసానండి. ఆ 40 రోజులు చక్కగా క్ ఆ! కవర్ జేసేసాననమాట.
అవును. అది కూడా ఒక థెరపీయే నువ్వన్నట్టుగా, అది ఒక సైకోథెరపీ అనమాట. అంటే సైకలాజికల్లి నువ్వు, నీకు నువ్వు చెప్పుకున్నావు. అది. అవును.
ని నిజంగా అండి. నిజంగా. నిజంగా అండి. హ్మ్. అవునండి. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల ఆహ్, ఒత్తిడికి గురైపోయి, ఆ ఒత్తిడనేది వచ్చే సంవత్సరాల్లో నాకు ఎఫెక్ట్ జూపిస్తదండి ఖచ్చితంగా. అంటే అప్పుడేం జూపిచ్చకపోయినా, ఆహ్, మనము ఆహ్, మన వయసు పెరిగే కొద్ది రోజులు గడిచే కొద్ది అంటే ఈ బోర్డ్ ఎక్సామ్‌లే కాకుండా దానికి మూడొం ఆహ్, 3 టైమ్స్, 4 టైమ్ అంటే డబులు, ట్రిబులూ ఒత్తిడులు మనకొస్తాయి ఖచ్చితంగా.
అవును. కరెక్ట్. అవును. అంతే కదా మరి. అదా అలాంటివి వస్తూనే ఉంటాయి. అవును.
హ్మ్. అంటే ఇప్పుడు ఇప్ అవునండి. ఇప్పుడు మనము దాన్ని అధిగమించి సా సొల్యూషన్ గనుక్కున్నామంటే, ముందు, ముందు గూడా మనకు సొల్యూషన్ గనుక్కునే అలవాటయిపోతదన్నమాట. ఎప్పుడైనా ప్రాబ్లమొచ్చి
అవును. అది. అది నీకు అలా మంచి మార్కులు అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వృత్తి పరంగా కానీ, ఇలాంటి ఒత్తిడిలకి గురయ్యి, నువ్వెలాంటి థెరపీ వాడుతున్నావసలు?
హ్మ్. ఓకే. హ్మ్. అంటే, ఆల్మోస్ట్ నేను బోర్డ్ ఎగ్సామ్‌కి ఎలాంటి థెరపీ వాడానో, అలాంటిదే వాడుతున్నానండి. కానీ కొంచెము నేను ఆహ్, అంటే, చిన్న, చిన్న మార్పులనేవి వేశానన్నమాట. ఎలాగంటే, ఇప్పుడు మన వృత్తి పరంగా అండి చెప్పాలంటే, మనకి రకరకాల ప్రొజెక్ట్స్ ఒస్తూంటాయి మనకి. రకరకాల ప్రొజెక్ట్స్ ఒస్తాయి. మళ్ళా మన మేనేజర్ వాళ్ళ టార్గెట్ రీచవుతూ ఉండాలి మనం ఖచ్చితంగా వారం పాటు.
అవును. ఆ! అవును. కరెక్ట్. అవును. అది కూడా కరెక్టే. అవును.
నిజంగా అండి. అయితే చాలా మంది ఎలా అంటే అండి చాలా మంది అనేగాదు నేను కూడా, మనము రీచవుతామో? లేదో? అమ్మో! అంత పెద్ద టార్గెటని చెప్పి
అని ముందే భయపడిపోయి, అసలు అసలేమి చేయకుండా అయినా అవుతూ ఉంటుంది. లేదా గాబరా పడిపోతాం మనం బాగాను.
హ్మ్. <chuckles> నిజంగా అండి. ఆ గాబరా పడడంలోనే, వారం మొత్తం గడిచిపోతది అసలేం జేయమన్నమాట.
అవును. అది కరెక్టు. అవును.
అయితే నేను కొంచెం మార్పు జేసానండి. ఇక్కడేంటి అనంటే, ఇలాగే మన టాస్కనేది విభజించి, ఎలాగా ప పని చేయాలి, టార్గెటెంతుంది అని జెప్పి భయపడడం ఆపేసి, ఆ టార్గెట్‌ని రీచవ్వడానికి ఏం చేస్తే మెరుగుపడతాము?
అవును. అవును. అని లోతుగా ఆలోచించి, నిర్ణయం తీసుకున్నావు. ఎంతో మంచి పని చేసావు. నిజంగా చాలా మంచి పని చేసావు. అది.
అ అంతే అండి. లోతుగా ఆలోచించి నిజంగా అండి. అంటే ఆహ్, మనం ఏం చేయగలిగామో, అది చేయాలండి ఖచ్చితంగా మనము.
కరెక్టు అది. అది ద ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అని మిగతావన్నీ పక్కన పెట్టి దాని మీదే నువ్వు కేంద్రీకరించావు, అది. ఆ!
అంటే మనము రోజు మనం హ్మ్. ఫోకస్ పెట్టు అంతే అండి. అంతే. వ అదంతా అవన్నీ పక్కన బెట్టేసి, మన వంతు కృషి మనం రోజు ఎలాగ చేయ్ చేస్తే, ఆ టార్గెట్ రీచ్ అవుతామని ప్లానేసేసుకొని, ఆహ్, ఒక మన సినిమాలో అంటారు గదండీ! ఒక ప్లానింగ్
ఆ! అవును. అది. ఒక ప్రణాళికా బద్ధంగా రోజుకు ఎన్ని గంటలు నువ్వు కష్టపడేవాడు దాని మీద ఫోకస్?
హ్మ్. అంటే దెగ్గర దెగ్గర ఆరు ఆరు నుండి 7 గంటలు ఫ ఫోకస్ బెట్టేవాడినండి. అంటే మన లంచ్ బ్రేక్ అవన్నీ ఆఫీస్‌లో తీసేస్తే, 6-7 గంటలు శ్రద్ధగా గూర్చున్నానంటే అండి, మొత్తం అయిపోయేదన్నమాట. ని నిజంగా అండి. చాలా మంది ఓవర్ టైమ్ చేసి ఎక్కువ టైం జేసేసి, పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఒత్తిడికి గురయ్యి, ప్రెషర్ అయిపోయి, మెంటల్ హెల్తు పాడై పాడుచేసుకొని రకరకాలుగా చేసేవాళ్ళన్నమాట పాపం చాలా మంది.
అది. ఆహా! ఆ! అది. అది ఎంత మంచి విషయం నిజంగాను. ఆ! చక్కగా. ఆ! అవును. అవును. అదే కదా! వాళ్ వాళ్ళకి స ఆలోచించుకోవాలి. నువ్వన్నట్టుగా వాళ్ళకి వాళ్ళు ఒక గోల్ పెట్టుకుని దాన్ని ముందుకు నడి నడుచుకుంటూ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేస్తే ఖచ్చితంగా విజయం సాధించొచ్చంటావు అది.
హ్మ్. అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. ఎందుకనంటే మనము ఒక గోల్‌ని రీచవుతున్నామంటే ఆ గోలొక్కటే కాదండి. ఆ మధ్యలో సబ్ గోల్స్ అని ఉంటాయి. చిన్న చిన్న గోల్స్ అనేదుండాలనమాట.
ఆ! అవును. చిన్న చిన్నవి ముందు మనం విభజించుకుంటే నువ్వన్నట్టు ఆ లక్ష్యాలను చేరుకోవడం చాలా సులువుగా మారుతుంది.
హ్మ్. సులభం అయిపొదండి. చాలా చాలా సులువుగెళ్ళిపోవచ్చు మనం. అంటే నాకు మా ఈ <smacks lips> ఎలాగంటే అండి, ఈ థెరపీ సెల్ఫ్ థెరపీ గానివ్వండి ఇదంతా ఎందుకు ముఖ్యంగా అనిపిచ్చిందంటే అంటే ఆ థెరపీ అనేది నాకొక సేఫ్ స్పేస్‌లాగా అనిపిచ్చిందండి చెప్పాలంటే అదొక కంఫర్ట్ జోన్‌లాగా అనిపిచ్చిందన్నమాట.
అవును. అవును. కరెక్ట్. అవును. ఆ! అంతే కదా! మ నువ్వు నీకు నువ్వు మనసుని ఒత్తిడికి గురి కాకుండా కాపాడుకున్నావు అదే థెరపీ అది. అవును.
హ్మ్. నిజంగండి. నిజంగా. అంటే అది నేను వేరే వాళ్ళకి చెప్పుకొని, అదంతా చేయలేదండి. ఎందుకనంటే మనసులోని మాట, నా మనసులోని మాట ఎలాంటి జడ్జ్‌మెంట్ లేకుండా ఎవరైనా వింటారంటే అది నాకు నేనే అండి చెప్పాలంటే.
అవును. అది. నిజమే కదా! మనని మనమే ఆహ్, అర్థం చేసుకొని మనలో ఉన్న ఆ టాలెంట్‌ని బయటికి తీసుకురావడం ఆ నైపుణ్యతని చక్కగా ప్రణాళికాబద్ధంగా ముందుకు నడవడం అన్నది మన చేతిలో ఉంటుంది. అది నువ్వు అన్నది. అవును. ఆ!
అవు హ్మ్. అవునండి. ఖచ్చితంగా అండి. వాస్తవం ఇది మాత్రం. అయితే ఇ అంటే మనం ఎందుకిలాగా ఫీలవుతున్నాము. అంటే అర్థం చేసుకొని స్లోగా, అదొక డైరెక్షన్ సైడ్ ఇచ్చే వ్యక్తి ఎవరంటే మనకి మనమే అనిపిచ్చే నేనొక అలాగా థెరపీ అనేది నాకు చాలా ముఖ్యమనిపిచ్చిందండి చెప్పాలంటే.
అదే. నువ్వు అలాగా మరి అది సాధించావు. విజయం సాధించావంటావా? నీ దినచర్య ఎలా ఉండేదసలు? ఈ విజయం సాధించడానికి నీ దినచర్య ఎలా మొదలుపెట్టేవాడివి? అక్కడ నీవు సహచరులతో ఎలా మసలుకునేవాడివి? ఎలాగసలు దానికి రీచ్ అయ్యి
విజయం సాధించాలి. దినచర్యలలో హ్మ్. అంటే నా దిన హ్మ్. ఓకే. అంటే ఈ దినచర్యనేదండి నేను ఈ గోల్ రీచవ్వడానికి కారణము, అంటే దీని మీద కాన్సంట్రేషన్ మాత్రమే గాదండి. అంటే ఆఫీస్ టైమ్ కంటే ముందు చేసే పనులు గూడా ఇవన్నీ నన్ను ఎఫెక్ట్ చేసాయన్నమాట.
అవునవును. అ అంతే కదా! అది నిజమే కరెక్టు. బా చెప్పావు. అది <giggles> అవును. అంతే. ఆ!
ఆ! అవునండి. <giggles> నిజంగానే. అంటే నేను ఆహ్, ఆహ్, ఎలాగంటెండి ఏ తెల్లవారుజామున 5:30 లేచి వ్యాయామం లాంటివి జేసేవాడినండి
వ్యాయామం ఎంతో మంచిది అసలు. ఆరోగ్యపరంగా ఎంతో బలంగా ఉంటాము. దానివల్ల ఏకాగ్రత కూడా నిలుస్తుంది. అవును. అవును.
నిజంగండి. ఆ! వ్యాయామం. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. నిజంగా, చాలామందేమంటారంటే మాటల వరకే ఇవన్నుంటాయి. కష్టము అవన్నీ ఆహ్, పోతే అంటే ధ్యానం చేసినా గాని, రాదననుకుంటారు గాని, ధ్యానంతో పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసామంటే ఖచ్చితంగా ఏకారత ఏకాగ్రత పెరుగుతదండి మనకి.
అవును. ఎంతో మంచిదసల. ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్లు ఎక్కడ ప్రేరణ పొందావసలు? ఎలా నేర్చుకున్నావు? అది.
హ్మ్. అంటే నార్మల్‌గా అండి నేను ఎప్పుడైనా నాకు ఒకప్పుడు చాలా విపరీతంగా కోపమొచ్చేసేదన్నమాట.
వీడియోలయి ఆ! ఆ! అది. ఆ!
విపరీతంగా కోపమొచ్చేదంటే
కొంచెం ఆవేశం ఎక్కువుంటుంది. యుక్త వయస్సు ఉన్నప్పుడు కూడా కొంచెం ఆవేశం ఎక్కువుంటుంది. గబుక్కుని ఆ!
<giggles> నిజంగండి. నిజంగండి. ఆ ఎక్కువ కోపం రావడము మైండ్‌ఫుల్‌నెస్ అనేది లేకపోతుండే అన్నమాద నాకు. తరువాత, ఇలాగ ఇలాగ నార్మల్‌గా ఆహ్, మా అమ్మగారు చెప్పేవారనమాట. "కోపం తగ్గిచ్చుకోవాలి. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యు" అని చెప్పి చెప్పారు. అయితే నేను యూట్యూబ్‌లో చిన్న చిన్న వీడియోస్ చూసానండి. అంటే
ఆ! అది. ఆ! ఆ! ఆ! యూట్యూబ్‌లో వీడియోస్ కూడా ఒక పద్ధతంటూ తెలుస్తుందన్నమాట మీకు. ఆ!
ని నిజంగా అండి. ధ్యానంతో పాటు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ టెక్నిక్స్ ఏంటి? మైండ్‌ఫుల్‌నెస్ గురించి నేనెక్కువ తెలుసుకొని, అంటే ఏ సమయంలో ఎలాగా ప్రవర్తించాలి? ఏ పని చేస్తే మనకి హ్మ్.
ఆ! అవును. అంటే, ఆ క కంట్రోల్ చేసుకోవడం, నీకు నువ్వు నియంత్రించుకోవడం అన్నమాట. కొన్ని ఆవేశాన్ని, అన్ని నియంత్రించుకుంటూ, చక్కగా ఆరోగ్యకరంగా ఎలాంటి ఆహారానికి నువ్వు ఇష్టపడేవాడివి? ఎలాంటి ఆహార పట్టిక అంటూ ఉన్నదా నీకూ?
హ్మ్. అవునండి. అవునండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. హ్మ్. అంటే నె నేన్ నేనెక్కువండి మనకి ఈ కాఫీ, టీ అనేది టీ అనేది నేను ఉట్టి సాయంత్రం తాగుతానండి అప్పుడప్పుడు.
అదే. టీ కూడా మంచిది. అవును. దాకే ఒకసారి తాగొచ్చు. అది. ఆ!
హ్మ్. ఎప్పుడైనా సాయంత్రం అంతే అండి. అంతే ఇంక ఒకటేసారి. అది కూడా అప్పుడప్పుడు వారానికి 5 రోజులు మాత్రమే తాగుతా. పొద్దున్న కొంచెం ప్రోటీన్ ఫుడ్డు నేనెక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇష్టపడతానండి చెప్పాలంటే.
అవును. అంతే. ఎంతో బలం అసలు ప్రోటీన్ ఫుడ్సే మంచిదసలు అంటారు కదా! అలా త తిడం మంచిదే. అవును.
నిజంగండి. అవును. అవునండి. ఎ ఎ ఆహ్, ఎక్కువ నూనేసేసి, మన మిర్చి బజ్జీలని, బోండాలని, పూరీలని అలాంటివన్నీ పక్కన బెట్టేసాను ఎప్పుడో ఇకా.
అవును. అదే, అదే. ఆ!
అయితే ద అంటే మనకి ఆ ఆయిలీ ఫుడ్డు తినడం వల్ల ఎక్కువ నిద్దరొచ్చేస్తదండి చెప్పాలంటే.
అది మోట్టుకు అది మటుకు నిజం. కరెక్ట్‌గా చెప్పావు. అవును.
<chuckles> ఏకాగ్రత అనేది పోతది. ఎప్పుడు ఇంటికెళ్ళి పనుకుందామా అన్న ధ్యాసనే ఉంటదన్నమాట మనకి. అంటే అలాగా నాలో ఈ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ లాంటివి, ధ్యానం లాంటివి
అంతే కదా! అవును. అదే. <chuckles> ఆయిలీ ఫుడ్సవి జ తగ్గించేసావు. చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవడం మొదలుపెట్టావు. అది.
మొత్తం ఫుడ్ అంతే అండి. అవన్నీ చేయడం వల్ల ఇంకొకటి మీరు అడిగింది, అక్కడ మా కొలీగ్స్‌తో ఎలాగా ఉండేవాడినంటే, అంటే, అవసరమైనప్పుడు మాట్లాడి, అంటే వాళ్ళతోని కొంచెం మరి బౌండరీసనేది సెట్ జేసుకొని, వాళ్ళతోని కైండ్‌గా, అంటే చాలా రూడ్‌గా మాట్లాడు
అవును. ఆ! అంటే, చిరునవ్వుతో విజయం సాధించావు. చిరునవ్వుతో ఉండడం వాళ్ళకి కూడా గౌరవం ఇస్తూ, నువ్వు కూడా ఆ ఆ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అంటూ జరిగిందక్కడ.
అంతే అండి. ఖచ్చితంగా. హ్మ్. అంతే అండి. అది చాలా, చాలా బాగా జరిగి, ఎప్పుడిప్పుడు ఏహ్, మనకి ఒత్తిడి లేకుండా, నా గోలనేది రీచ్ అవ్వగలిగానండి, నేను జెప్పాలంటే.
ఆ! అవును. ఎంతో బాగా చెప్పావో య థెరపీ నీకు నువ్వు, ఆ మనసుల్ని మరలించుకుని విజయం సాధించడానికి ఎలా పాటుపడ్డావు చాలా బాగా తెలిపావు. ధన్యవాదాలు.
హ్మ్. అవునండి. ధన్యవాదాలు అండి. నాకు గూడా చాలా బా అనిపించింది మీతోని మాట్లాడడం. ఖచ్చితంగా మల్లి కలుద్దాం. ధన్యవాదాలు.
మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.